హ్మ్, కానీ ఒకేళ ఆ ఫుడ్ తింటే మనకు హాని చేస్తాదంటే ఏదో బ్రతకడం కోసం కొద్దిగా ఏదో టేస్ట్ చేసినట్టు. అది చేసి, అలా వదిలేయాలి తప్పగానండి, నాకు కుదరదు నాకు నా ఇంట్లో దొరికినట్టే కావాలంటే దొరకదండి. మల్లోచ్చి ఎం చెపిన
హ్మ్. అవును. అవును ఎక్కడికెళ్ళిన మనకు నచ్చిన ఫుడ్డు అలాంటివి దొరకడం అంటే కొంచెం కష్టమే.
ఇంప్లా ఇప్పుదంతానండి ఇప్పుడు ఓన్లీ తినాలనే లేదండి. జ్యూసులు రూపంలో ఏది తాగినా మనం ఓ ఓ రోజంతా బ్రతికేయొచ్చండి. అలాగా ఉంటదండి మనం బ ఓ ఓన్లీ తిని బ్రతకడం అన్నది ఒక్కపుడదండి అన్ని. మరిప్పుడు జ్యూసు‌లు రూపంలో కూడా మనకి బాగా ఆహ్, శక్తినిచ్చే చాలా ఉన్నాయండి. అ ఎక్కడైనా దొరికేస్తున్నాయండి ఇప్పుడు అలాంటియి ఎత్
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చేవి కూడా చాలా వచ్చేసాయి.
అవునండి అవును. ఇలాంటివి ఉన్నప్పుడు మనకి అంత అవసరం లేదండి. ఒకేళ, నీకు నీకు ఫుడ్ ఇష్టం లేదు జ్యూసులేమన్న తాగడమే. లేతా అక్కడ వీళ్ళేదు ఇంకోటి ఆల్టర్నేట్‌గా ఉంటాయండి లేకుండా అయితే ఉండదు. మనం కాదు నాకు ఇలాగే అంటే వా అలా బ్రతకడం కష్టమండి అది. మనం మనం తిండి విషయంలో కూడా మనం జాగ్రత్త ఉండాలండి. మనం ఏది పడితే ఇప్పుడు చూడండి నేను నేను ఎక్కువగా ఆహ్, చూసింది ఇంకోటంటే మా స్నేహితుల్లో ఒక తమ్ముడండి ఎక్కువగా ఫ్రైడ్ రైసులు తినేసాడండి. ఫ్రైడ్ రైస్ ఎక్కువ తినేస్తే బయట ఫుడ్డు అంతా మంచిది కాదండీ. అది కూడా మ అది కూడా ఒక రక
ఆహా! హుహు. ఆ! అవును అవునండి సరిగ్గా చెప్పారు. హుహు. హ్మ్. ఆహా! అయ్యో! హుహు. హ్మ్. అవును పేగులన్నీ పాడైపోతాయి అంటారు.
అది కూడా మన రక్షణే అండి. అది కూడానండి, మనల్ని మనం రక్షించుకోవాలి మనల్ని భద్రపరచుకోవడం. ఈ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే గ్యాస్ పట్టేసేయండి ఆ కొ లోన అంత ఈ ఆయిల్సు, డిర్టీ అంతా వాడేస్తారండి బయటండి. అయి దానివల్ల తినేసి ఆ గ్యాస్ విరిపోయి హార్ట్ యటాకొచ్చి చనిపోయాడండి.
హ్మ్. హుహు. అయ్యయ్యో! హ్మ్. హ్మ్ హ్మ్ హ్మ్. అవునవును. హ్మ్. అయ్యయ్యో!
హ్మ్. గ్యాస్ ఎక్కువ పెరిగిపోయిందనుకోండి కడుపులోని, అదంటే గ్యాస్ ఎక్కువ మళ్ళీ మనకి పైకి వస్తా ఉంటది కదా! నోట్లో నుంచి. అలాగొచ్చి ఆ! అప్పుడు గుండెకి అయన్నీ ఎక్కువ వెళ్ళకపోవడం వల్ల అంటే అండి, ఆ గుండెకి ఆహ్, ఇలా పట్టేయడం వల్ల ఆహ్, చనిపోయాడండి. అప్పుడు అనుకున్నానండి. ము
హ్మ్. హ్మ్. అవునవును సరిగ్గా చెప్పారు. ఆ! సరైన మోతాదులో విటమిన్స్, మినరల్స్ అన్ని దొరకక ఎ ఎప్పుడు ఇవే కారం ఫుడ్ తినడం వల్ల. ఆ పేగులు మొత్తం పడయ్యాయి.
ఆ! ఆ! కారం ఫుడ్ అని కాదండి. అక్కడ బయట ఉండే నాణ్యత లేని ఫుడ్ తిన్న వాళ్ళకు మన ఆ
ఆ! ఆ! నిజం.
ఇప్పుడు మనం ఎన్విరాలను బట్టి ఇదంటే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం బా సురక్షితంగుంటామండి. కానీ మనం లోనకెళ్ళే దానిలో విషయంలో కూడా మనం సురక్షితంగా ఉండాలండి.
హ్మ్ హ్మ్. అవునవును. ఇట్లా మీరు ఈ పాత్రల గురించి చెప్పారు. స్ ఆహ్, ఫుడ్ గురించి చెప్పారు. ఇంకా గాడ్జెట్స్ కూడా ఏమైనా చెప్తారా? ఈ దూరం వెళ్తున్నారు అంటే మీరు ముందే పవర్‌బాంకు లేకపోతే లొకేషన్ డిటెక్టర్స్ అలాంటివి ఏమైనా ముందే ఆ! ఆహహా!
ఏది పడితే అవ్ ఓకె, అవునండి. ఎ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇయన్నీ ఉండాలండి. ఓ ఇవన్నీ మనం సురక్షిత ప్రాంతాలకెళ్ళినప్పుడు, ఈ పవర్ బ్యాంక్స్ కానీ, మొబైల్స్ కానీ చార్జర్స్ <giggles> ఇప్పుడు ఇంకో ఇంకోటండి మీకు బెస్ట్ ఉదాహరణ ఇస్తాను. ఆహ్, నాకు బట్టలు తీసుకెళ్లకపోయిన ఫోను, చార్జరు పక్కా తీసుకెళ్తారండి. <giggles>
హ్మ్. హ్మ్. ఆ! చెప్పండి.

నేనెక్కువ చూసేదండి. నీళ్ళు వాడకం చూస్తానండి. నీళ్ళెక్కడ పడ్డాయో అని చూస్తానండి. ఎందుకంటే నీళ్లలో జారి పడిపోతారండి ఎక్కువగానండి. బాత్రూమ్, బాత్రూమ్ నిల్వ ఉండకుండా బాత్రూమ్‌లో క అయన్నీ చూస్తూ ఉంటానండి. ఎందుకంటే బాత్రూమ్‌లో ఎక్కువగా బాత్రూమ్‌లో పడినోళ్లు, ఎక్కువ శాతం మంది చనిపోయినోళ్లున్నారండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అంటే నిలుపు ఉండకుండా. హ్మ్. హ్మ్. హుహు. అవునవును. ఎక్కడ దెబ్బ తగులుతుందో తెలీదు ఆ!
అవును. అవునండి. అయితే అలాగా అక్కడ చూస్తూ ఉంటానండి. పవరండి. కరెంట్ ఎక్కువగా ఏం జరుగుతుంది, ఏంటి ఇంట్లో ఏ విధంగా ఉంది ఇయన్నీ చూస్తానండి. గీజర్ చూస్తానండి. ఆహ్, ఎందుకంటే ఒక్కోసారండి మనకు తెలీదండి గ్యాస్ వాడేటప్పుడు లైట్లు వేసుకోకూడదని చెప్తారండి.
హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఆహా! హ్మ్. హ్మ్. ఆ! గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు.
ఆ! లైట్లేంటంటే లైట్ హీటు జనరేట్ చేస్తుందండి. ఆహ్, దానికి గ్యాస్ మనకు మంటొచ్చేస్తదండి.
అవునవును. అవునవును. చాలా ప్రమాదం అవుతుంది.
అవును. అప్పుడండి మనకి తెలీదండి. అది తెలీకుండా చాలా ప్రమాదం అయిపోద్దండి. ఇప్పుడు పవర్ కూడానండి ఒకసారి మనకి తెలియకుండా షార్ట్ సర్క్యూట్స్ అవుతాయండి. అయ్యెలా అవుతుంది, ఏంటి? ఈరోజు నాకు చాలా ఉంటదండి. నేనూ పొద్దున్నే లేచిన వెంటనే, సాయంత్రం పడుకునే ముందు అన్నీ గమనించి పడుకుంటానండి.
ఆ! హ్మ్. హ్మ్. అవునవును. ఆ! హుహు. ఆహాహా! హ్మ్. హ్మ్. హ్మ్. అది చాలా మంచి విషయము.